ఆ! అయితే ఆటలు ఇవన్నీ ఎట్లా ప్లాన్ జేసేవాళ్ళు అసలు? అంటే ఆహ్, కూర్చొని ఆడే ఆటలు ఉంటాయి. లేకపోతే, ఈ షటిల్ ఇట్లాగా గ్రౌండ్‌లో ఆడుకునేవి. మ్యూజికల్ చైర్స్ ఇలా రకరకాలు ఉంటాయి గదా! మీరు ఎట్లా ఆహ్, ఎట్లా డిసైడ్ జేసుకునేవాళ్ళు? ఎప్పుడు ఏది పెట్టుకోయాలియని?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సమ్మర్ అయితే గనుక ఖచ్చితంగా అన్ని ఔట్‌డోర్ గేమ్స్ ప్లాన్ జేసేవాళ్ళం. మీరన్నట్టు షటిల్ గానీ, ఆ! లేకపోతే గనక ఈ బాస్కెట్ బాల్ గానీ, ఇలాంటివి. అలాంటివి ప్లాన్ జేసేవాళ్ళం. అంటే త్రో బాల్ బాస్కెట్ బాల్ <giggles> కాదు! త్రో బాల్ అలాంటివి. హ్మ్. అలాగే పిల్లలకి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్‌గా ఉండడానికి వాళ్ళది గూడా అంటే, ఈ ఇండోర్స్‌లొ ప్లాన్ జేసేవాళ్ళం అండి. పిల్లలు మళ్ళీ పరిగెట్టేస్తారని. వాళ్ళని తీసుకొస్తే గనుక వాళ్ళకి చాలా వరకు ఇంట్లోనే కూర్చొని ఆడుకునే ఆటలు అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏం జేస్తామంటే. మేము మొత్తం ఒక ఆహ్, 10 మంది దాకా ఉంటామండి. ఆహ్, మేము పొట్‌లాక్ కండక్ట్ చేసేవాళ్ళం. కాబట్టి అందరి దగ్గర ట్యాబ్‌లనేవి చాలా సాధారణం అక్కడ. అందరూ కూర్చొని లూడో ఆడ్డం. అందులో గెలిచిన వాళ్ళకి ప్రైజులు లాస్ట్‌లొ మేమే ఇచ్చుకోడం.
హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్. అదే. అదే. త్రో బాల్ ఆ! ఆ! అవునవును. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! ఓహ్! ఓకే. అంటే అందరూ ఇట్లా ఇండోర్ అయితే చక్కగా అందరూ కలిసి ఈ గ్రూప్ గేమ్స్ అనమాట. ఆన్లైన్‌ లోనే. ఆ! ఆ! చాలా బాగుంది.
హ్మ్. ఇలాగ. హ్మ్. గ్రూప్ గేమ్స్ ఆ! ఇంకా శని ఆదివారాలే కదా! చాలా వరకు ఖాళీగా ఉండేది అందరికి పైగా రిలాక్స్ అవ్వడానికి గూడా అప్పుడే వస్తారు. ఇలా అందరితో కలిస్తే కాస్త వాళ్ళ స్ట్రెస్ కూడా తగ్గుతుందని. చాలా వరకు మేము కలిసే చేసుకునేవాళ్ళం అనమాట.
అవును. హ్మ్. అవును. అవును. అయితే వీటిల్లో ఇప్పుడు మామూలుగా మనకి అయితే కిట్టి పార్టీస్ అట్లనే గాబట్టి వీటిల్లో కొంచెం రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చుకోవడము. ఆ తర్వాత ఈ చిన్న చిన్న గేమ్స్‌లో ప్రైజ్‌లు ఇచ్చుకోవడము గెలిచినొళ్ళకి. ఇలా ఎలాంటి ప్రైజ్‌లు ఇవ్వాలి అని మీరు అనుకునేవాళ్ళు?
హ్మ్. హ్మ్. హ్మ్.

ఆ! ఖచ్చితంగా అండి. పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళు అది గూడా ఉన్నారు. కొంతమంది పిల్లలైతే ప్రత్యేకంగా నేర్చుకొనొచ్చేవారు అక్కడ <giggles> పెర్ఫార్మ్ చేయడానికి మాకు చాలా ముచ్చటేసేది. హ్మ్.
ఆ! ఆ! ఓకె. ఆహ్, పాటలు పాడడం వీళ్ళలో కూడా బాగా యాక్టివ్‌గుంటారు కదా పిల్లలు. ఈ పాటలు పాడడము.
హ్మ్. అవునవును. పిల్లలు పెద్దలో గూడా పాటలు పాడేవాళ్ళున్నారు. ఒకసారి వాళ్ళకి గూడా అనుకోకుండా, ఆ రోజు కండక్ట్ చేయకపోయినా గిఫ్ట్ ఇచ్చాం. ఎందుకంటే అంత <giggles> బాగా పాడారు ఒకళ్ళు.
ఆ! ఆ! ఓకె. ఆ! కొన్ని సార్లు నిజంగా హ్మ్. చెప్పండి.
హ్మ్, అలాగా అన్ని. అన్ని ఉంటాయన్నమాట. అన్ని ఇలాగా వా పిల్లల గేమ్స్ గాని లేదా మ్యూజికల్ చైర్స్ ఒక్కొక్కసారి. అది గూడా. కాపోతే అది బయట ఔట్‌డోర్‌లోనే పెట్టుకునేవాళ్ళమండి. కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ అని మళ్ళీ. ఎక్కువ సమ్మర్‌లో ఆడతామది. హ్మ్.
హ్మ్. ఆ! హ్మ్. అవును. ఆ! ఆహా! అయితే దానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ ఎలా? అంటే, ఇప్పుడు 10 మందని చెప్పారు మీరు కమ్యూనిటీలో. అలాగే మీరు పాట్ లక్ పార్టీకి పిలుచుకునేది ఎంజాయ్ జెసేది. వీళ్ళలో అన్నీ ఎవరు కండక్ట్ చేస్తే, వాళ్ళే జూసుకోవాలా? లేకపోతే ఇద్దరిద్దరూ ఒక పని చేయడము, ఇట్లా ఏదైనా ఆహ్, ప్లాన్ చేసుకునేవాళ్ళా?
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ముందు ప్లానంతా కూడా అందరికి షేర్ చేసేసేవాళ్ళం. సో ఇంకా అక్కడ ఎవరూ స్పాంటేనియస్‌గా వాళ్ళు రియాక్ట్ అయ్యేవారన్నమాట. అంతేగాని ఎవరో ఒకళ్ళే ఆర్గనైజ్ చేయాలి అంటే ఎవరో ఒకళ్ళ ఇంట్లో కండక్ట్ చేస్తాం. అంతేగాని వాళ్ళే ఆర్గనైజ్ చేయాలి. వాళ్ళే చూసుకోవాలంతా అని అయితే ఉండేదు ఉండదు.
ఆహాహా! ఓకె. ఆ! అదే. అవును. అదే కష్టమైపోతుంది. అవును. అవును. కష్టమైపోతుంది గదా! అలా ఒక్కళ్ళే చేసుకోవాలన్నా గూడా. హ్మ్.
హ్మ్. అవునవును. అందుకే ఇది స్ట్రెస్‌ని రిలీఫ్ చేసుకోవడానికి చేసేది మళ్ళీ ఇంకొకరికి స్ట్రెస్ అవ్వకూడదని మేము అలాగా మొత్తమందరం ఒక చెయ్యేసేస్తామన్నమాట.
కరెక్ట్. <chuckles> <chuckles>